వాళ్ళకి బ్యాక్‌డోరు, ఫ్రంట్‌డోరు ఇయి <chuckles> కూడా ఏం తెలీదండి. నేను ఎల్లి ఇలా చెప్పా
అయితే ఆ! మరి ఎలా ఒప్పించారండి, మీరు తెలియనప్పుడు? ఏం చెప్పి ఒప్పించారసలు?
య అదే మన, మన మాటలు అలా ఉంటాయన్నమాట. నేనింకా చెప్పాను, యవ్ వాళ్ళకీ ఆహ్, ఎగ్జామ్స్ పెట్టడానికి, ఇంటర్‌వ్యూలు చేయడానికి, ఇంత ఖర్చవుతుంది. ఇప్పుడు మనం గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాం కదా! దానికి డబ్బులు కట్టాలి కదా! కాకపోతే వీళ్ళు
ఆ! ఓకే. అలాగే దీనిక్కూడా డబ్బులుంటాయి. కాకపోతే, కొంచెం ఇట్లా ఇంత ఖర్చవుతది. ఓకే.
ఎక్కువుంటాయి. ఆ! అవును. అదే వాడాను. అదే వాడితే వాళ్ళు, ముందు నమ్మలేదు. తర్వాత ఆహ్, "ఎందుకు మళ్ళీ పిల్ల బాధపడిద్ది అని, ఏమనుకున్నారో ఏమో" ఇచ్చారు. ఇరవైయే కదాలే అని చెప్పి ఇచ్చారు. కట్
ఓకే. ఓకే.
కట్టాను. కట్టిన నెల రోజులు నెల కాదు, 3 నెలల వరక్కూడా, ఆ! వచ్చేసింది నాకు జాబు ఊరు మొత్తం తెలిసిపోయింది, నాకు జాబోచ్చేసింది. నేను జాబ్ చేసేత్తున్నాను అని.
అండ్ మీరు చెప్పుకున్నారా ఏంటి? ఇట్లా జాబ్ ఒచ్చేస్తుంది ఇంకా వెళ్ళిపోయి ఆ! ఇంట్లో వాళ్ళు చెప్పేసారా?
ఆ! లేదు, లేదు నేను చెప్పలేదు. డబ్బులిచ్చాడు కదా! మా నాన్న. <chuckles> మా నాన్న డబ్బులిచ్చాడు కదా! అందరికి చెప్పేసాడు, "మా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది నెలకు పాతిక వేలని" చెప్పి.
ఆ! ఆ! నా మ అయ్యో! ఆ!
ఏదన్నా ఫంక్షన్‌కెళ్తే, "ఏమ్మా! <giggles> ఉద్యోగం చేసేస్తున్నావంటగా! ఆ! 25,000 అంటగా," అంటున్నారు. ఎలా నాన్న? ఎవరు
ఏమ్మా! 25,000 జీతం అంటగా! ఎం <giggles> నెక్స్ట్ పెళ్ళెప్పుడు అని చెప్పేసి అడుగుతా ఉంటారు ఇంకా. తరువా
ఆ! అది. అది మళ్ళి బోనసింకా.
<chuckles> ఆ! బాధంతా మనకే తెలుసిక్కడ, జాబే రాలేదురా బాబు! పెళ్లి దాకా వెళ్ళిపోయారా మీరు నా బాధ నాకు <chuckles> తెలుసు, అని చెప్పేసి మీరనుకుంటారు. ఆ!
ఎలా నాన్న? ఎందుకు నాన్న ఆ! లోపల అదే అనుకున్నాను. ఇంకా ఆ దెబ్బకి ఫంక్షన్‌లకేళ్ళడం కూడా మానేసానన్నమాట.

ఇంకా మేం కు నేను కూడా ఇలాగే కట్టాను. ఏం కాదు నేను చేస్తున్నాను కదా! నావి నాకొచ్చేసినయి. ఇలాగే మీవి కూడా మీకొస్తయంటే, ఇంకా ఇవన్నీ విని, ఆ! సరే పోతే ఒక నెలే కదా! అని చెప్పి కట్టాము. అయిపోయింది. తర్వాత 3 నెల్లకని చెప్పాను గదా! ఎంత సేపడికి అవే మెయిల్లొత్తున్నాయి. మెయిల్సొత్తున్నయి. అప్పుడికీ హ్మ్. ఆ! తొరలో మిమ్మల్ని కలుసుకుంటాం. త్వరలోనే పంపిస్తాం అని ఇట్లాంటియనమాట. మా అన్నయ్యకీ
ఓకే. ఏమని? ఓకే. ఓకే. జాయినింగ్ లెటర్ ఎప్పుడొచ్చిద్దో ఇది, ఇది ఆహ్, ఏం చెప్పట్లేదు.
ఆఫ్ ఆ! ఆఫర్ లెటరొకటి పంపిచ్చారండి. హ్మ్. మనీ కట్టిన తర్వాత, ఆఫర్ లెటర్ బోనస్ అనమాట. ఆ ఆఫర్ లెటరు.
పంపిచ్చారా? ఆ! అది ఏవుంది ఒ మెయిల్ పంప్ పడేయటమే గదా! మనకి.
అవును. ఆ! ఆఫర్ లెటరూ, మా అన్నియ్యకి పంపాను. మా అన్నియ్య కొంచెం ఎం ఎంఎన్‌సీలో చేస్తన్నాడు. వాడన్నాడు, "ఏ కంపెనీ అమ్మా! ఇది, ఎవరూ ఈ విధంగా ఆఫర్ లెటరయితే పంపరే నా కొంచెం తేడా కొడతందన్నాడు."
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే.
ఆ! సర్లే వాడికి కుళ్ళు. నాకు ఇప్పుడే జాబొచ్చింది అని. వాడు 3 సంవత్సరాలు ఖాళీగా తిరిగితే జాబు కొట్టాడు. నేనుప్పుడే కొట్టానని, వాడలా అంటున్నాడని చెప్పి నేనసలు పట్టిచుకోలా.
ఆ! ఎన్ అవును. అట్లాంటి విషయాల్లో మనకు కొంచెం ఇది ఈగో గూడా హర్టవుతది గదా!
హ్మ్. అవును. అదే జరిగింది. ఇంక పట్టించుకోలేదు. ఆ తర్వాత మెల్లగా బయట పడిందనమాట. ఇన్నాళ్లైనా పని మొదలవ్వట్లేదు, మెయిల్స్ రావడం ఆగిపోయింది ఒక్కసారిగా. ఆ పిల్ల గూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకుంది.
ఓకే. మరి ఆయ్ మీకు మ మధ్యలో ఉన్న అక్కని అడగటం ఏం జరగలేదా? ఏం చేయలేదా మరి? ఏంటక్కా ఎప్పుడో
ఆ పిల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకుంది.
అవునా! అంటే, ఆవకర్థమయిపేయిందా సీను?
ఆ! ఆ పిల్ల ఫ్ అర్థమైపేయింది ఆ పిల్లకి. ఆహా! నేను ఇరుక్కున్నానురా 1,00,000 రూపాయలు. ఇప్పుడు నన్నూ కట్టమంటారేమో వీళ్ళందరూ అని చెప్పేసి, ఆ పిల్లకి అర్థమైపోయింది సీను. ఆ పిల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. మేము ఇక్కడి నుంచి వాళ్ళింటికి వెళ్ళాలంటే, దాదాపు ఒకా 70, 80 కిలోమీటర్లనమాట. అంత దూరం వాళ్ళూరు.
ఓకే. అయ్యో! ఆ! ఓకే.